చరణం వన్నో, టూవో ఉందనమాట.
హ్మ్. ఓకే.
వాడంతా ఇల్లు కట్టుకుంటాడు హీరో. సో, అదీ అంటే, వాళ్ళ నాన్నది ఇంతకుముందెలా ఉందో, అదంతా కట్టుకున్నప్పుడు లాస్ట్‌లో చూపిస్తారు గదా అది. బావున్నాయి కొన్ని, అంటే కష్టం చేస్తేనే మనకు ఫలితమోస్తుంది అన్నట్టు కొన్నేవో ఉంటాయి, నాకిప్పుడు గుర్తు రావట్లే, లిరిక్సైతే. సో, అట్లాగా ఉంది. అండ్ ఇంకోటి చంద్రముఖిలో గూడా ఫస్టుంది చూడు, దేవుడా, దేవుడా, తిరుమల దేవుడా! అని. సో, ఆ సాంగ్‌లో చరణంలో లిరిక్సున్నాయనమాట.
ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవునవును. యాహ్! ఆహా! నిజమే. అందులో గూడా వందులో గూడా మెసేజుంటుంది. మంచి మెసేజుండడం ఆ సాంగ్‌లో మరి అన్ హ్మ్. చెప్పండి.
ఆ! అవును. దాంట్లో ఎలా ఉందంటే, అన్ని పనులు దైవంతో సమానం అన్నట్టు ఉంటదనమాట. చరణం 2లో ఉంటదది అంటే హ్మ్.
ఆ! నిజమే జాయ్, అంటే, ఏ పని చేస్తున్నా గానీ అదీ, దైవంతో సమానమే అని చెప్తుంటాడు త హీరో గూడా.
ఆ! అంటే, ఏది చిన్న పని కాదు, ఏది పెద్ద పని కాదు. అన్ని పనిల్ని మనం ఇప్పుడు ఒక దేవుడి పూజ చేస్తే, ఎంత నిష్టగా చేస్తామో, అంత నిష్టగా చేస్తేనే, అన్నీ కరెక్ట్‌గా అవుతాయన్నట్టు.
ఆ! అవునండి. నిజమే, నిజమే, అంటే అందులో ఏంటంటే, బట్టలుతికేవాడు కావాలీ, మరి రోడ్లూడ్చేవాడు కావాలి.
హ్మ్. హెయిర్ కట్ చేసేవాడు కావాలి. మురికి నీళ్లు క్లీన్ చేసేవాడు కావాలి.
ఆ! అందరు గూడా. అన్నీ. అవును, అవన్నీ ఉంటాయి. నేను కూడా
సో, వాళ్ళు నిజంగా లేకపోతే, మనమెంత ఆహ్, ఐ మీన్ <smacks lips> ఇబ్బందుల్లో ఉంటాము అన్నట్టు ఉంటదనమాట.
హ్మ్. నిజమే. నిజమే. వాళ్ళోక రోజు వర్క్ జేయకపోయినా, ఊరంతా కంపవుతుందని గూడా అందులో చెప్తూ ఉంటాడనమాట.
ఆ! ఆ! అవును.
నిజమే, నిజమే అండి. అంటే, ఇవన్నీ మీరు ఈ సాంగ్సనేవి కూడా మీరొక ప్లే లిస్ట్‌లో పెట్టుకున్నారా అండి? అంటే, ఎప్పుడన్నా మీరు లో అవ్వగానే, ఇక ఇంగా బటన్ ఆన్ జేస్తారా? <giggles>
ఆ! ఆ! పెడతా. <chuckles> ఆ! అంతే. ఇంకోటి, ఇది కాకుండా కూడా కొన్ని హ్మ్, మామూలు సినిమాలో కొన్ని శాడ్ సాంగ్సుంటాయి గదా! అంటే, అవి లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, రకరకాలుగుంటాయి. ఇ ఇమ్మ 'మై లవ్ ఇస్ గాన్' సాంగ్‌లో కూడా, చరణం 2లో ఒక మంచిదుందనమాట. అంటే, ఎలా అంటే, లవ్‌లో ఫెయిలైనా ఏ ఏదో ఉంది లిరిక్ నాకు కరెక్ట్ గుర్తు రావట్ల, దాంట్లో గూడా మోటివేషనుంది. చరణం వన్నో టూవో ఉందన్నమాట. సో, దాంట్లో కూడా కొన్ని మోటివేషన్ లభిస్తుంది మనకి.
<giggles> ఓకే. హ్మ్. అవును. నిజమే. నిజమే. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. నిజమే. హ్మ్. అంటే ఇంక మీరన్నట్టూ, మరి 'అల్లు అర్జున్' సినిమా ఉంది గదా, ఆర్యలో గూడా ఒక సాంగుంటుంది. అంటే, 'ఓహ్! మై బ్రదరు' అని ఒక సాంగుంటుంది. అందులో గూడా <chuckles>
హ్మ్. ఏది? ఆ! చెబుతా వినరా. <chuckles> యాహ్! కొన్ని కొన్ని ఫాక్సుంటాయి సాంగ్స్‌లో. మోటివేషనుంటది, ఫ్యాక్టుంటది. కొంచెం <chuckles> ఆ!
ఆ! <laughs> నిజంగా. అంటే తను చెప్తూ ఉంటాడు, తన లవ్ ఆహ్, వన్ సైడ్‌ లవ్ గొప్పతనం గానీ, అందులో ఉండే ఆహ్, మాధుర్యం గానీ, అందులో ఎంతానందముంటుందో అది గూడా ఒక మోటివేషనే అనమాట. ఏంటే ఎందుకంటే, ఇక్కడ చాలా మందే లవ్ ఫెయిలవ్ ఫెయిల్యూరవుతుంటారు గదా! నేను వన్ సైడే లవ్ జేస్తున్నా అని డీమోటివేట్ వవుతుంటారు. వాళ్ళని గురించి కూడా, తనొక మోటివేషనిస్తూ ఆ సాంగ్ జేస్తూంటాడు.
అవునవును. కరెక్ట్. యాహ్! అవునవును కరెక్టే. ఆ! అవునవును. ఆ! అవును. కరెక్ట్. <chuckles> మంచి పాయింట్ జెప్పారు. యాహ్!
నిజమే. నిజమే అండి. అంటే మరీ, మరి నీకూ ఎలాంటి సాంగ్సిష్టం, నీకు మోటివేషను రావడానికి ఎలాంటి సాంగ్స్ వింటుంటావు, మరి నీకు అమృతం సాంగ్ ఎంత ఫేవరెట్టు, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించావు. నీకు నా ధన్యవాదాలు.
ఆ! హ్మ్.

హ్మ్. ఫస్ట్‌ టైమే.
హ్మ్.
ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంది. <chuckles>
<giggles> ఒరేయ్! ఆంజనేయలు అంటారు కదా! అదే.
అది స్టార్టింగ్ కాదు. స్టార్టింగ్‌లో వేరే వస్తదన్నమాట. ఆహ్, ఆ! గుర్తుకొచ్చింది. అయ్యోలు అమ్మోలు ఇంతే నా బతుకు హుహుహు. ఆహాలు ఓహోలు ఉంటాయి. వెతుకు హాహాహా. మన చేతుల్లో‌నే లేదా రిమోట్ కంట్రోలు. ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రామ్‌లు. వార్తల్లో హెడ్‌లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు. అయోడిన్‌తో అయిపోయే గాయాలే మనకు గండాలు. ఆంజ్ ఆంజనేయులు అనేది బావుంటదన్నమాట. అంటే చరణం అనుకుంటా అది. <chuckles>
హ్మ్. హుహు. ఓకె. హ్మ్. <giggles> <giggles> హ్మ్. ఆ! బాగా పాడారు, బాగా పాడారు. నిజంగ. అంటే ఆ! మీరు చెప్పిన, అందులో సాంగ్స్ చెప్పినట్టు ఎట్లంటే ఆహ్, మన చేతుల్లోనే ఉంది కదా రిమోట్. కష్టాలన్నీ ఎందుకు చూడడం మార్చేద్దాం అని ఉంది. కదా అది, లిరిక్ ఏంటో మళ్లోక్క‌సారి చెప్పండి? ఆహ్, టిట్టేమ హ్మ్.
ఆ! ఆ! అవును. కరెక్ట్. అ! మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు. ఇట్లే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రామ్‌లు. సో దానివల్ల నాకేమి అర్థమయి ఆ!
<chuckles> యెస్. యెస్. అవునండి. అంటే మన థాట్‌సే. హ్మ్. మన థాట్‌సే అన్నమాట. మన థాట్స్ మార్చేసుకుంటే మన ప్రోగ్రామ్ కూడా మారిపోతుంది అని చెప్పేస్తున్నారు. హ్మ్ హ్మ్. నిజమే.
ఇ యాహ్! సో అదే అనిపిస్తదన్నమాట. ఇప్పుడు లో ఉంటం. యాక్టివ్ ఉంటాం. అన్నీ ఉంటాయన్నమాట. మన జీవితంలో చాలా ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా మనం ఏందో బాధ వైపే ఆలోచిస్తూ ఉంటాం కద! సో ఈ సాంగ్ విన్నప్పుడు అరే అవును కదా! ఇంత చిన్న దానికి అంత ఆలోచించాలా అన్నట్టు అనిపిస్తది అన్నమాట.
నిజమే. అవును. అవును. నిజమే. హ్మ్. అవును. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అన్నీ ఉంటాయి. అయినా కూడా వాళ్ళెప్పుడు లేని వాటి గురించే ఆలోచిస్తుంటారన్నమాట. వాళ్లకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా బెటర్ పొజిషన్‌లోనే ఉంటారు యాక్చువల్‌గా. కానీ ఇంకేంటంటే వాళ్ళు ఇంకొకళ్ళని కంపేర్ చేసుకొని "ఆహ్, నాకది లేదు. నాకు ఇంతే కదా! ఉంది. అంత ఉంటే బాగుండు" అని ఇట్లాంటి పర్సన్స్ కూడా ఉంటారు. మీకు ఇలాంటి పర్సన్ ఎప్పుడన్నా ఎవరన్న తారసపడ్డారా మీ లైఫ్‌లో?
ఆ! అవునవును. కరెక్టే. హ్మ్. అవును కరెక్ట్.